<chuckles> హ్మ్.
కానీ నాకా సౌండొస్తే చాలా ఇష్టం. ఇంక వెళ్ళిపోతాను నేనక్కడికి. సో, అదేంటంటే నేనానందపడాలి. అది చూడాలి. ఆనందపడాలి. ఇదే
హ్మ్. హ్మ్. ఓహో! అయితే మీరు చాలా సైలెంటనమాట. మానసికంగా ఆనందపడతారు గానీ ఫిజికల్‌గా రాదు. <giggles> హ్మ్.
<giggles> సైలెంట్ కాదు కానీ వెయ్యను. అంతే ఇంకా బట్టు మనం వయలెంటే కాబట్టి ఇంకా అంతవరకు వెయ్యను. వాటిని చూశామా, ఆనందపడ్డామా లేదంటే తెల్లవారులు కూర్చొని వాటి దగ్గర ప్రత్యేకంగా అయితే వేయాలనయితే నేను వెయ్యననమాట. ఆహ్, హ్మ్.
హుహు. ఓహో! హ్మ్. హ్మ్. హుహు. ఇప్పుడు మనం యా యాత్రలు వెళ్తుంటాం కదండీ, ఇప్పుడక్కడ కూడా మనకు ఒక్కొక్కసారి ఇలాగ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కాశీ గాని ఇలాగ ఏదైనా యాత్రకి మీరు వెళ్ళినప్పుడు ఇలాంటివేవన్నా చూసారా అంటే ఆటలు, నృత్యాలు గాని లేదా ఏదైనా సాధనలు?
అవునండి. అవునవును. అవును. యాత్రలకెళ్ళినప్పుడు చూడలేదు కానండీ ఇప్పుడు మాది విజయవాడ దగ్గర, మేమెప్పుడు దుర్గ గుడికి వెళ్తూనే ఉంటాము, ఆహ్, 2 మంత్స్‌కి ఒకసారి, హ్మ్. అట్లా వెళ్తూనే ఉంటాము. దసరా నవరాత్రులయితే ప్రత్యేకంగా చేస్తారు గదండీ తెలిసిందే గదా! ఈ సంవత్సరం బాగా చేసారు, కానీ నేను ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. లే పోయిన సంవత్సరం వెళ్ళాను.
హ్మ్. హుహు. అవునండి. అవును. హ్మ్. కానీ చాలా జనముంటారండి దేవీ నవరాత్రులకి.
అమ్మా! మామూలుగా కూడా కాదండి. నేను ఇయర్‌లో ఒక 5, 6 టై ఆహ్, 5, 6 సార్లు వెళ్ళితే ఇప్పుడైతే ఈ సంవత్సరం అసలు దశరా నవరాత్రులకి నేనసలు వెళ్ళలేదు దుర్గ గుడికి. పోయిన సంవత్సరం వెళ్ళాను. అప్పుడు వెళ్ళినప్పుడేంటంటే ఇంక మేము దర్శనం చేసుకొని కిందకి వస్తున్నాము. అక్కడ అప్పుడు కూచిపూడి ఆహ్, కోలాటము ఇవన్నీ పెట్టారు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! ఆ!
నవరాత్రుల టైంలో చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా అట్లా చూడడమే కానీ, పెద్ద పెద్ద గు గు గుళ్ళ దర్శనాలకైతే నేను వెళ్ళలేదండి. వెళ్ళాను కానీ అన్ని చిన్నవి. అంటే అంత పెద్దవి గాదు. నార్మల్‌గా నాకు గుళ్ళ దర్శనాలంటే బాగా ఇష్టము. ఇంకా నార్మల్‌గా వెళ్ళాను కానీ పెద్ద పెద్దగా అయితే ఏం వెళ్ళలేదండి. అహా! ఏం
హుహు. హుహు. హ్మ్. హ్మ్. ఏం వెళ్ళలేదంటారు. ఈ మధ్య కాలంలో ఆహ్, ఈ మధ్యకాలంలో మీరు ఆహ్, మీ ఊరు వెళ్లి చేసుకున్న పండుగేంటండి?
దీపావళి అండి.
దీపావళి. దీపావళికెళ్లారయితే మీ ఊరికి.
ఆ! వెళ్ళావెళ్ళాము. మా
ఎలా ఎంజాయ్ చేశారు మరి?
నాకు బాంబులంటే భయం. <giggles> చాలా భయం. ఇంగా వాళ్ళు చేస్తా ఉంటే మేము చూస్తా ఉంటాం. వాళ్ళేమో నన్ను "రా" అంటా ఉంటారు. నేనేమో రాను అంటా ఉంటాను. <giggles> కానీ
<chuckles> ఆ! హ్మ్. <giggles> మరి ఏమి చూసారండి మీరు, మీకు బాంబులంటే భయం కానీ మీకిష్టమైనవి ఏంటి మరి అందులో?
అంటే పొద్దున పూట పండుగ చేసుకుంటాం గదండీ! ఇప్పుడు మనకి ఆ స్ వంటకాలు, పిండి వంటలు, దేవుడి పూజలు అవన్నీ
ఆహా! ఓకె. హ్మ్. హ్మ్. పిండి వంటలు చేస్తారయితే మీరు?

అవును.
ఇక్కడ మా దగ్గరేందంటే ఆ తేడా ఉండదు. ఆహ్, అందరూ ఏంటంటే ఇంకా ఆ పండగ వచ్చిందంటే అందరూ ఒక దగ్గరకి వచ్చేస్తారు. మాములుగానే ఆ! అందరూ మామూలుగానే మంచిగానే ఉంటారు. ఈ ఈ పండగొచ్చేసరికి ఏందంటే ఈ 9 రోజులయితే 9 రోజులు, 5 రోజులయితే 5 రోజులు ఎవరికి వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. ఆ దేవుడికి చేసామా ఎవరికి చేశామా అనేది ప
హ్మ్. అవును. అందరు కలిసి. హ్మ్ హ్మ్. హ్మ్. అవును ప్రసాదాలు ఇవన్నీ పంచుకుంటారు. హ్మ్.
అవునండి పంచుకుంటారు. ఇప్పుడు ఒకలా ఎవరు కూర్చునేవాళ్ళు లేరు. పూజ చేసేవాళ్ళు లేకపోయినా ఎవరో ఒకళ్ళు దేవుడికి ప్రసాదమైనా చేసిస్తారు.
అవును. వచ్చేస్తది. అవునండి. వినాయక చవితన్నది పండుగల్లోకి అన్నిటికన్నా ముందొస్తది, ముందే సంతోషాలను తీసుకొస్తది. హ్మ్.
చేసి ఆ! ఎందుకంటే తీసుకొస్తది. అందరూ కలిసి చేసుకునే పండుగండి అది. ఆ! ఆ!
ఆ! అవునండి. అంటే ఇంట్లో వాళ్ళే కాదు బయట వాళ్ళందరం గూడా కలుస్తాం ఆ టైంలో. హ్మ్.
ఆ! బయట వాళ్ళ ఇప్పుడు మనమింట్లో అంటే వినాయకుడు వినాయకచవితి ఒకరోజు మనం చేసుకుంటాం ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని కానీ బయటేదైతే మనం వినాయకుడిని 9 రోజులు పెడతామో ఆ 9 రోజులేంటంటే ఎవ్వరు నువ్వు అని తేడా లేకుండా ప్రతి ఒక్కొళ్ళొస్తారు. హ్మ్.
అవును. అవును. హ్మ్. అవును. అందరూ కలుస్తారు. అయినా పండగల్లో వినాయక చవితికి ఒక ప్రత్యేకమైన ప్లేసుందిలేండి.
త ఆ! ఉంది. ఆ మళ్ళా మాకు ఇక్కడ ఊరేగింపు అంటే మనకు తెలిసిందే కదండీ ఊరేగింపు ఎలా జేస్తారో తీన్‌మార్లు డీజే బాక్సులు.
హ్మ్. హ్మ్. ధూంధాం చేస్తారు. హ్మ్.
ఆ! జాగరమే ఇంకా తెల్లవార్లు.
తీన్‌మారేస్తారు.
ఆ తెల్లవాళ్ళు నిద్ర మానుకొని ఉంటాము. ఆ రోజయితే
అవును. మీరెప్పుడైనా తీన్‌మా‌ర్ చేస్తారా? చిన్నప్పుడైనా? ఇప్పుడైనా?
లేదండి నేను, నేను నాకు బాగా ఎంజాయ్ చేయటమే ఇంకా వాళ్ళని చూసి ఆనందపడటం ఇష్టం కానీ డాన్స్ అటువంటి అయితే నేనెప్పుడూ చేయలేదు.
హ్మ్. హుహు.